హ్మ్, నాకు బాగా నచ్చిన ఏ ఐటెమ్ సాంగ్ కూడా వేశా, లైక్ ఇప్పటికింకా నా వయస్సే నిండా పదహారే దానికే వేసాను. <chuckles> అదీ వేసాను.
అయ్యయ్యో! <laughs> ఈ పాటకి స్కూల్‌లో ఏయించారా డాన్సు?
ఆ! అప్పుడు మాకి, అప్పుడు నేను చాలా చి ఇప్పుడు నర్సరీ నుంచి ఫోర్త్ వరకు ఒక స్కూల్‌లో చదివా. ఆ స్కూల్‌లోనే ఈ డ్యాన్స్‌లన్నీ ఏసింది నేను. అప్పుడు ఒక మిస్ ఉండేదనమాట. ఇప్పుడు నేను ఎంత యంగ్‌గా ఉన్నానో, అప్పుడు ఆమె యంగనమాట మాకి. మేము చిన్న పిల్లలం. ఆమె నేర్పించి, ఏపిస్తాది. ఆ! యెస్. యెస్. అండ్ ఇవే కాకుండా, 'హ్యాపీ డేస్‌లో' ఒకటుంది చూడండి, ఏ చీకటి చెరిపేయని కలలే కనాలి ఆ సాంగ్‌కేశాము. హిందీలో యెస్. ఏసాము. హిందీలో ఏదో ఒక్క సాంగుంది గాని, గుర్తు రావట్ల. అది, ఏంటో గుర్తురావట్ల. ఆహ్
ఓకే. ఆ మిస్ నేర్పించిందా మీకు పాట? నైస్ బావుంది. ఆ పాటకి డాన్స్ కూడా ఏస్తారా? మీరేసారు. ఏంటిదది?
'జల్క్ తికల్ ఆజా' కాదు. ఆహ్, 'ఏక్ బార్ ఆజా ఆజా‌నా' ఏమో ఆ సాంగె, ఆ! సా <chuckles> ఆ సాంగో ఏదో సరిగ్గా ఐడియా రావట్లేదంతే. హిందీలో దానికి కూడా ఏదో ఒకటి ఏసామన్నమాట. <sniffs> అండ్ ఇది కూడా హ్మ్.
'ఏక్ బార్ ఆజా ఆజానా?' ఓకే. ఓకే. <chuckles> అర్ధమయింది ఆ! మరిప్పుడూ ఫస్ట్, ఫస్ట్ ఈ పాట నాకు టచ్ అయింది. ఎమోషనల్‌గా టచ్ అయింది అనిపించిన పాట ఏంటిది మీకు?
చెప్పండి. హ్మ్. అదే, చిన్నప్పుడు లిరిక్స్ అన్ని పెద్దగా అర్థం అయ్యేవి కాదు. జస్ట్ ట్యూన్స్ ఓకే. ఆ!
లిరిక్స్ వొద్దు, లిరిక్స్ వొద్దు, మనకు అసలకి. అంటే పాట అబ్బా! ఎంత బావుంది వినగా, వినగా అని చెప్పేసనిపిచిద్ది చూడండి అట్లాంటిది?
యెస్. వేణు మాధవా! <chuckles> ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వ. <chuckles>
అబ్బా! గాలి గాంధర్వమవుతున్నదో అదేనా?
అప్పట్లో ఇదే ఉండేది. హ్మ్, మేమింగా ఎక్కడకి పోయినా అంతే. ఆమెలాగా ఫీల్ అయిపోయి, ఓ మైక్ లేకున్నా, మైక్ ఉందన్న ఊహించుకొని అదే పాడేవాళ్ళమన్నమాట.
ఊహించుకొని మరి పాడేసేవొళ్ళన్నమాట ఇలాగా.